ఏమోనండి. కంగారులో, నేను ఇటు పక్కన బంగాళదుంపలు తీసుకోవాలి, ఇటు పక్కన ఇది తొందరగా చేస్తానా లేదా, అన్న ఇదిలో ఆహ్, ఉ కొంచెం కొద్దిగంటే కొద్దిగా పులుపెక్కువైపోయిందనమాట. నాకేమో భయవేసేస్తంది. మా అత్తయ్య వచ్చారు. ఆహ్, నేను ఉప్పు చూస్తుంటంటే అడిగేరు. "ఏందిమ్మాయి ఉప్పు జూస్తున్నావు కొత్తగా" అని. "కాదు నాకు భయవేస్తంది. ఇవాళ ఇవాళే నాకేంటొ చెడిపోయినట్టుగా ఉంది." అంటే, ఆమె చూసి, కొంచెం పులుపెక్కువైందని చెప్పి, ఉప్పు అను కొద్దిగా నెయ్యి వేశారనమాట. అలా వేస్తే కొంచెం పులుపు బ్యాలెన్సయిద్ది అని. అయినా కొంచెం పుల్లగా ఉంది అనుకోండి.
హ్మ్. ఓహ్! హ్మ్. <chuckles> ఓకే. అవునా? ఉప్పు, నెయ్యి వేస్తే పులుపు బ్యాలెన్సవుతుందా?
ఆ! కొద్దిగా నెయ్యి వేస్తే బ్యాలెన్స్ అయ్యిద్దంటండి. లేదు అంటే, కొంచెం బెల్లం గడ్డన్నా వెయచ్చు. మాకెవ్వరికీ బెల్లం వేస్తే ఇష్టం ఉండదు. అదొక రకమైన టేస్టండి. బావుంటుందీ.
ఓకే. ఓహ్! తీపొస్తదేమో కదా!
అంటే, అంత తీపేం రాదూ. చిన్న చిటికెడెయ్యాలంతే.
హ్మ్. ఓకే, ఓకే.
అయితే, అది కూడా ఒక రకమైన టేస్టు. మాకదీ అంతగా నచ్చదని ఏయలేదనమాట. కొన్ని కొన్ని సార్లు అయితే, ఈలాగా జాగ్రత్తకి భయమేసి, అమ్మో! కాస్త బాధ్యతగా చెయ్యాలి వంట అనేది, అప్పుడనిపిస్తుంది గానీ. మిగతా ప్రతీ చోటా మాత్రం, నాకు చాలా ఇష్టం. ఆనందంగానే వండుతా కుకింగు.
ఓకే. హ్మ్. కుకింగ్ అనేది అయితే, మీకు ఫస్ట్ నుంచి ఇష్టమే. కుకింగ్ చెయ్యడమంటే, ఆ ఇంట్రెస్టుంది. కాపోతే ఎవరన్నొచ్చినప్పుడే ఆహ్! చెడిపోవడం గానీ, లేపోతే, ఆ భయంతో గానీ, ఏదైనా కుదరదంటారు. ఏది బా చేస్తారు మాములుగా ఇంట్లో, ఇప్పుడిట్ల పప్పుచారు గాకుండా?
అవునండి. ఇష్టవేనండి. చాలా. హ్మ్. <chuckles> ఆ! అంతే అండి. నె వెజ్‌లో అయితే వెజ్‌లో అయితే, పప్పు చారు చేస్తానండి. నాన్‌వెజ్‌లో అయితే, చికెన్ కర్రీ, ఆ తర్వాత కొబ్బరన్నం చేస్తా ఎక్కువ. ఎక్కువగా అదే తినేవాళ్ళవండి చిన్నప్పుడు కూడా. అంటే హ్మ్. అ సండే సండే అది. విడి రోజుల్లో కూడా మా అమ్మ పన్నీర్ కర్రీ చేసినా అలా చేసినా గానీ, కొబ్బరన్నం చేసేదనమాట. ఎందుకంటే, ఇంట్లో మా తాతయ్య రోజూ పూజ్జేసేవాళ్ళు. ఈ కొబ్బరి చిప్పలుండేయి. ఒక్కొక్కసారి కొబ్బరుండలు చేసేది, ఒక్కొక్కసారి చట్నీలో వేసేది. ఇంక కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఆ!
ఓకే. సండే, సండే అదేనా, కొబ్బరన్నం, చికెన్ కర్రీయా? హ్మ్. ఓకే. హ్మ్. ఓహ్! అదేలెండి. కొబ్బరెక్కువ ఉంటది గదా ఇంట్లో ఇంక. హ్మ్.